చాలా మంది ఈ మధ్య వృత్తిపరంగా అంటే, ఆహ్, లం‌చ్లు గానీ, డిన్నర్లు గానీ, వెళ్ళేటప్పుడు బయటికెళ్ళడం. మళ్ళీ ఏదైనా వెహికల్స్ బుక్ చేసుకోవడం, లేతే కొంతమంది ఉన్న వాళ్ళ వెహికల్స్‌లో వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికి లేదంటే మళ్ళీ ఆఫీస్‌కి రావడం లేటవ్వడం, ఇలాంటివి చాలా చాలా అవుతున్నాయి కదా! అందుకని కొంతమంది చిన్న చిన్న పోట్లకని స్టార్ట్ చేశారు గదా! అలా మీరు కూడా ఏవన్నా చేస్తూ ఉంటారా?
అవును. హుహు. అవునండి. అవును. ఆ! అవునండి. ఇదే బెటరు. ఆ! చేశామండి. ఆఫీస్ వాళ్ళు మొదటేంటంటే మేము ఆహ్, రెస్టారెంట్‌లకి వెళ్ళేవాళ్ళమనమాట. ఇక్కడ ఆఫీస్ ఒక 10 మెంబర్స్ ఉంటాం. 10 మంది కలిపి రెస్టారెంట్ కెళ్తే అక్కడింకా ఆడేదో ఫుడ్డు పెడతాడు తినేవాళ్ళం. అక్కడేమో 6,000, 7,000 అయిపోయేది ఆ 10 మందికి.
ఆహా!